ఆహ్, ఆహ్, ఒకటండి. అసలు ఏంటంటే వ ఆహ్, మార్కులు రావాలి. మా పా మా మా చ మ మావోడు క్లాస్
విపరీతంగా ట్యూషన్ సెంటర్లు, ఆన్‌లైన్ ఈ మధ్యన ఆన్‌లైన్ ట్యూషన్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయండి.
అసలు ఆహ్, నా నా దృష్టిలో అయితే అవసరమే లేదండి. నేను జెప్తున్నాను గదా! అసలు, అసలు అవసరమే లేదు. పిల్లవాడికి కొంచెం మనం ఫ్రీ స్పేస్ ఇచ్చి ఓకే. <sniffs> బయట ప్రపంచం ఎంతో కొంత తెలియాలి. అంతే ఆహ్, అలా అని ఊరికే సోషల్ మీడియా ఇవ్వడం లేకపోతే ఫోన్ ఇవ్వడం గాదు. అంటే ఆ! అడిక్ట్ అయిపోతుంది. అంటే ఎటువంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఒక ఒక స్థాయి వచ్చిన తరువాత వెంటనే అని చెప్పట్లేదు. ఒక 14, 15 సంవత్సరాలు వచ్చిన తరువాత వాళ్ళకి, <sniffs> వాళ్ళకంటూ ఎంతో కొంత అవగాహన వచ్చిన తరువాత బయట ప్రపంచం కొంతమందికి ఏంటి సైన్స్‌లో బాగా ఇంట్రెస్ట్ ఉంటదండి. ఆహ్, ఆ పుస్తకాలు అవి ఇవి చదవండి నేర్చుకొని దాంట్లో ఏమైనా క్రియేటివ్‌గా ఆలోచించి ఏదైనా ఒక ఉపయోగ ఉపయోగపడేటట్టు పేరెంట్స్ దోహదపడాలి.
అదే కదండీ. అవును. ఆ! అది అది మళ్ళీ అడిక్ట్ అయిపోతారు. అవును. అవును. అవునండి. అవును. ఇంట్రెస్ట్ ఉంటుంది. క్రియేటివ్‌గా అవునండి. ఈరోజు మీరు చెప్పినట్టు మార్కులు ఏం తెచ్చుకున్న వాళ్ళు కూడా, ఎక్కడో స్థాయిలో ఉన్నారు కొందరు అలా అనుకుంటే. ఇప్పుడు ఏం బాగా చదువుకున్నవాడు బాగా మార్కులు వచ్చిన వాళ్ళు ఎ ఎ ఎక్కడ ఉన్నారంటే అదే స్థాయిలో ఉండుంటున్నారు.
ఆ! అంతే గదండి. ఇప్పుడు అసలు నిజంగా. హ్మ్. అంతే అండి. ఇప్పుడు <sniffs> ఆహ్, నార్మల్‌గా జూసుకున్న మనము ఆహ్, మన ప్రపంచంలో గొప్ప, గొప్పోళ్ళు అందరూ గొప్ప గొప్పోళ్ళు అంటే మంచి మంచి వైపు గొప్పోళ్ళు ఉన్నారు. చెడు వైపు జేసినోళ్ళు గొప్పళ్ గొప్పోళ్ళు గూడా ఉన్నారు. కానీ వాళ్ళు గూడా గొప్పోళ్ళే గదా! చెడు వైపు చేసినోళ్ళు కూడా. మరి వాళ్ళు ఏమి నేర్చుకోకుండా ఏమి చేసుకోకుండా వ అంటే ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఆహ్, మనకి మనకున్న తెలివితేటలు దేని మీద పుట్టుకతోనే ఏదో ఒక ఆహ్, స్ట్రాంగ్ స్కిల్‌తో పుడతారు ఎవరైనా.
చెడు వైపు అక్కడున్నారు. నిజమే. అవును. ఆ! నిజమే గదా! స్కిల్‌తో పుడతారు ఎవరైనా. నిజం. అవునండి.
హ్మ్. అది మనం తెలుసుకోగలగాలి. అది కనీసం పేరెంట్సు
తెలుసుకోవాలి. నేర్చుకోవడం అంటే, మార్కుల గురించి కాదు. మనలో ఉన్నటువంటి టాలెంట్‌ని మనం గుర్తించుకొని. మనం దాన్ని అంటే ముఖ్యంగా పది ఈ విషయంలో పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ ఆహ్, గుర్తిస్తున్నారా అంటున్నారా లేకపోతే లేదా?
హ్మ్. ఇ చాలా తక్కువ అండి. అసలు ఎక్కడ ఈసారి పే పేరెంట్స్ అయితే మరీ బిజీ అయిపోయారు. ఆళ్ళ వృత్తిలో వాళ్ళు ఆహ్, వాళ్ళ బిజీలో వాళ్ళు అయితే కొంతమంది పేరెంట్స్ ఒకటే గొడవలు పడతా ఉంటారు. డైవోర్స్ కేసులేన్ని అయితున్నాయి అసలు. ఒక్కలైనా పీస్ఫుల్గున్నార పిల్లల మీద ఎఫెక్ట్‌లు పడుతున్నాయి చాలా వరకు. ఎంత సేపటికి ఫుడ్డు వాళ్ళ బెడ్ లేదా వాళ్ళకి లక్సరీ లైఫ్ ఇవ్వాలి. అది కాదు ముఖ్యం ఏంటంటే ఒక పిల్ల ఒ ప్ మనం ఒక బా బాధ్యతను తీసుకున్నప్పుడు. <sniffs> అసలు వాళ్ళ స్కిల్ ఏంటి? కొంచెం వాళ్ళని క్లోజ్‌గా గమనించి వాళ్ళకంటూ ఉన్న బాధ్య అంటే వా వాళ్ళకంటూ ఉన్న స్ట్రాంగ్ సూట్ ఏంటి? గమనించుకొని దాన్ని కొంచెం మనం ఆహ్, ఆహ్, హెల్ప్ అంటే ఎంతో కొంత దోహద పడితే దాన్ని ఇంప్రూవ్ జేయడానికి వాళ్ళకే
అవును. పిల్లల మీద ఎఫెక్ట్ నిజంగండి. ఆ! నిజం అండి. ఏంటి వాళ్ళు ఆ స్కిల్స్ నేర్చుకునే విధంగా మనం కొద్దిగా తోడ్పాటు ఇవ్వగలిగితే మీరు చెప్పినట్లు, వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు నిజంగా అండి.
100% అండి. ఆహ్, ఒకవేళ వాళ్ళకి నచ్చకపోయినా తర్వాతైనా వాళ్ళకి 100% ఉపయోగపడుతది మనం జేసేది.